ఓకే. అంటే ఎలాంటివంటంటే లైక్ తోటకూర, పాలకూర, ఇవి, ఇవి తొందరగా ఒస్తాయంటారు కదా! కొత్తిమీర, పుదీనా. హ్మ్.
హ్మ్. హ్మ్. అవునవును. ఇలాగే ఇలాంటివే పెంచేవాళ్ళం. లేదంటే మెంతులు కానివ్వండి మెంతులనుకోండి మనకి సక్కగా ఆహ్, ఒస్తూ ఉంటాయి. కొత్తిమీర, ధనియాలేసుకుంటే కొత్తిమీర వస్తుంటాది. హ్మ్ పెసలు
హ్మ్. ఓకే. ధనియాలు వేస్తారా? ఓకే. తమలపాకు ఇవి తొందరగా ఒచ్చేవి ఇవే అనుకుంట గదా! ఎక్కువ.
హ్మ్. అవును. ఇప్పుడు మాకు కీంద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏంటంటే ఒక మొక్క పెట్టామనమాట ఒక 2, 3 క్రితం, ఆహ్, సంపంగి మొక్క అ అంటారు కదా! అది పెట్టాము. మంచి వాసనొస్తూ ఉంటుంది. ఆ! చక్కగా అది పైకి పై వరకు అల్లుకుందండి మూడో ఫ్లోర్ వరకు చక్కగా అల్లుకుంది.
హ్మ్. హ్మ్. ఓకే. అవునవును, అవును. హ్మ్. నైస్, నైస్. కానీ అంటే అప్పట్లో పెద్దవాళ్ళు సంపంగి వాసనొస్తే పాములొస్తాయి ఇట్లాంటియి అన్నా అంటారు గదా!
పాములొస్తాయంటారు. అవును, అవును. నిజమే. ఆ! దానికి కూడా ఒక కథ ఉందండి. ఆ! అది మ మంచిగా ఒస్తుంది అనుకుంటున్నాము. మా మేముండేది రె రెండో ఫ్లోర్‌లో అనమాట. అక్కడికైతే చక్కగా లోపలికొచ్చేసేదనమాట బాల్కనీలోకి. అది, అది చాలా అందంగుండేది, ఫోటోస్ తీసుకున్న, ఏం తీసుకున్నా చాలా బావుండేది. అందరూ అడిగేవాళ్ళు పువులేన చాలా బావుంది అని చెప్తారు.
ఆ! ఓకే. ఏంటండది? హ్మ్. హ్మ్. ఓకే, ఓకే. హ్మ్. ఓకే, ఓకే. నైస్ సీనరీ ప్లేస్ అనమాట. మీ ఫోటోషూట్‌కి. <chuckles>
హ్మ్. అవునవును. అది చక్కగా అల్లుకు అన్ అల్లుకొని పై వరకొచ్చేదండి. చక్కగా పూలొచ్చేది, సాయంత్రమైతే విచ్చుకొని మంచి వాసనొచ్చేవి, ఇలా వచ్చేవి. కానీ, తర్వాత తర్వాత తెలిసిందేంటంటే ఇలా పాములొస్తాయి అని అర్థమైంది. అది కూడా మేముండేది కొంచెం బయటకుంటామండి. రోడ్డూ‌కి అలాగా. హ్మ్. ఖాళీ స్థలాలెక్కువుంటాయనమాట. ఇప్పుడు ఖాళీ స్థలా హ్మ్. నిజంగానే పాములు ఇలాగా వచ్చేస్ అంతకుముందేంటంటే ముంగీసలు ఇలాంటివి కూడా కనిపించేయండి ఆ ఖాళీ స్థలాల్లో.
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఔట్‌స్కర్ట్స్. అమ్మో! అప్పుడు ఇంక జాగ్రత్తగుండాలి మీరు. హ్మ్. బాబోయ్! మీరు ఓకే. హ్మ్.
హ్మ్. ఆ! ఉ ఆ! ఇంక అలా భయమేసి పాములు గూడా ఒస్తాయని చెప్పి ఇంకా ఒక కొన్ని రోజుల క్రితమే కొట్టేసాము, చాలా బాధ అనిపిచింది.
హ్మ్. తీసేసారు. కానీ, నిజంగా అది అప్ అంత పెద్దగా పెరిగిందాన్ని కొట్టేయాలంటే అంత మనసొప్పదు గదా!
హ్మ్. నిజమండి. 2 ఏళ్ళు ఒక 2, 3 ఏళ్ళు నుంచి పెరుగుతుంది చక్కగా పెరుగుతూ ఒచ్చింది. ఇప్పుడు మనం అది భూమిలో వేసాం కాబట్టి కింద ఫ్లోర్‌లో అని చెప్పా గదా! భూమిలో వేసాం కాబట్టి దానికంత కేర్ కూడా తీసుకోలేదండి మేము. ఆహ్, పోస్తే వాటర్ పోసేవాళ్ళం అంతే. అది భూమిలో ఉంది కాబట్టి కొంచెం సారం ఎక్కువే ఉంటుంది. కు మనం కుండీలో
హ్మ్. ఓకేకే. హ్మ్. ఓకే. అంతే. హ్మ్. అదేలెండి, అదేలెండి. ఓకే. కుండీలో దానికన్నా భూమిలో ఉన్నదానికి సారం ఎక్కువుంటుందంటారు.
హ్మ్. అది కొంచెం దాని మొదలు కానివ్వండి, వేర్లు కానివ్వండి కొంచెం ఈజీగా ఎటు కావాలంటే అటు వెళ్తూ ఉంటాయి. కాబట్టి, ఆహ్, కొంచెం బా పెరుగుతుంది. ఇప్పుడు మనం కుండీలో కానివ్వండి, సంచిలో కానివ్వండి పెట్టుకుంటే కొంచెం మనం క్ హ్మ్, మనం దానిక్కేక్కువ అది కేర్ చూపిచాలి దాని వైపు. హ్మ్
ఓకే. హ్మ్. ఓకే. నైస్ అదేలెండి. అన్ ఓకేకే. మరి మీరు ఇది కంపోస్ట్ అండ్ ఇంట్లో ఉన్న వే ఫుడ్ వేస్ట్‌తో ఎలా చేస్తారు అసలు నార్మల్‌గా?